ఆహ్
అన్నీ ఆ! ఈ వాల్యూ చూస్తారు. అన్నీ చూసుకొని చెక్ చేసి అప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇదంతా అవ్వడానికి పడతాది ఒక 10 రోజులైనా.
చాలా టైం పట్టిద్ది. చాలా టైం పట్టిద్ది. మనం టైం అందుకే కొంచెమైనా మనం మన దగ్గర ఆర్థిక ఇబ్బందులు రాకుండా కొంచెం ఎమౌంటయినా మన దెగ్గిర ముందుగా సేవ్ చేసుకొని, ఆహ్, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్లని చాలా ఒస్తున్నాయి గదా! మనం ఇంటర్‌నె‌ట్‌లో చాలా చూసుకొని నేర్చుకోవచ్చు, డబ్బులెక్కడ బెట్టాలి?
అవును. ఏదో ఒక పద్ధతి ద్వారా హ్మ్. మంచి పద్ధతిని చూసి సేవ్ చేస్తే మంచిదంటారు. అంటే, ఖర్చులుని చూశారా? అంటే, అనుకోకుండా ఒచ్చిన ఖర్చులు వేరు, కానీ మనం ఒక షాపింగ్‌కెళ్తాం అక్కడ నుంచి ఒచ్చే దారిలో కూడా కొన్ని కొన్ని కనిపిస్తా ఉంటాయి, బట్టలని, వస్తువులని, అలాంటివేమైనా మీరు కొంటూ ఉంటారా?
ఆ! పోస్ అవును.